ఆ! బానే సేమ్ సేమదే గెటప్పు. నాకైతే విసుగొచ్చేసింది. ఇంకా కాస్త ధైర్యంగొచ్చి కూర్చున్నప్పుడు ఒచ్చి నమస్తే జెప్పిన కూర్చున్నా. హ్మ్. మా హస్ మా మామయ్య అడిగిండు నీకు వంటొచ్చా అమ్మ అంటే, ఆ ఒచ్చు అని జెప్పిన. ఆ తర్వాత <clears throat> మా మమ్మీ ముందే జేప్పింది. అదే గదా! అయితే హ్మ్. "అన్నయ్య మేమంతిచ్చుకోలేము ఆహ్, <smacks lips> అంటే ఆహ్, నేనింత కలెక్ట్ చేసి పెట్టిన గోల్డు. మేమింతిస్తము." అనంటే, "మేమడిగిన్నామా మీ పైసలు మాకెందుకు? మా పైసలే మాకు మస్తున్నయి" అని. ఇంకా ఫుల్లు హ్యాపీ తెలుసా అసలు మావొళ్ళందరూ. నిజంగా కట్నమే తీసుకోలే అసలు, మావొళ్ళు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఫస్టు వంటే రావాలా అండి? అందరూ అదే క్వషన్ అడుగుతారెంటి? ఓకే. ఆ! తర్వాత <giggles> హ్మ్. హ్మ్. అబ్బబ్బా! హ్మ్. ఓహ్! నైస్ అట్లాంటి వాళ్ళు దొరకడం క కష్టమండి నిజంగా. మీకు థర్డే దొరికేసారు చక్కగా. హ్మ్.
అవునండి. నిజమే. నా అదృష్టమది. ఇంకా ఆ తరవాత మా వారయితే ఆయనకి నేనంత ఊరు గేటప్పులో ఏం నచ్చిందో నాకు తెలవదు. అబ్బో! తెగ ఎంబడ పడ్డారసలు. నన్ను లోపలికి పంపిచ్చిన్రు మాట్లాడుకోమని.
ఓకే. హ్మ్. ఓకే. ఓహ్! నైస్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్.
అయితే నేను రెడీ‌గున్నానండి మాట్లాడినీకి. బయట మా వాళ్ళున్నరు, వాళ్ళ వాళ్ళున్నరు. ఏదన్నా మీరేమి ఎక్స్పెక్ట్ జేస్తున్నారు మ్యారేజ్ నుంచి అని అడగాలి గదా! ఆయననేమో ఆ నంబరు తీసుకున్నాను. తీసుకున్నంక ఏం మాట్లాడుకున్నా ఫోనులో మాట్లాడుకుంటాం, వాళ్ళది వాళ్ళేమైనా అనుకుంటారు. పద పద బయటికి పా <giggles>
హ్మ్. అవునవును. హ్మ్. <shushes> ఓకే. <chuckles> ఓకే. బేసికల్లీ ఇంట్రోవర్ట్ అయితే ఆ!
అరే! అంత సిగ్గెందుకు ఆ! ఫుల్లు. నేనింకా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి మంచిగా మాట్లాడుతున్న ఒక డేర్‌గా. నేను ఇది జేశినను. నాకు నె నె నాకొక ప్రామిస్ చేయాలి లైఫ్‌లో ఎప్పుడూ నా మీద చేయ్యేయొద్దు. అయితేనే నాకు ఓకే అంటే. అది చ అది ఓకే చెప్పేశిండు దానికి. ప్రామిస్సే. కాకపోతే పద పద పద వాళ్ళేమన్నా అనుకుంటారు పద అని టెన్షన్ పడతడు. అరె వాళ్ళే కదా! పంపిచ్చింది ఎందుకు టెన్షన్ అంటె, లేదు లేదు ఫోన్ నంబర్ తీసుకున్నా గదా! నేను మాట్లాడత, నేనొస్తా, నేను కలుస్తా నిన్ను <giggles> అని జెప్పి ఇంకా ఒచ్చేశిండు. ఇంకా అప్పట్నుంచి స్టార్ట్ అండి జర్నీ మాది.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. <giggles> హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.

వామ్మో! ఇం ఇంత <giggles> ఆ ఇదేంటి మోడర్న్ నానమ్మలు గూడున్నారా? ఓకే. ఆ! ఆ!
అదే గదా! మ ఫుల్ ఫన్ తెలుసా, ఇవన్నీ వింటుంటే, మా మమ్మీ చే అంటే అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని స్కూల్లో. నాకంతగా తెల్దు. ఇంక పెద్దగా అయ్యినంక
అదేలె, అదేలెండి. 10 ఇయర్సంటే ఆల్మోస్ట్ చాలా గ్యాపేగా. హ్మ్.
యాహ్! యాహ్! ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళికి వచ్చిండ్రు. ఆహ్, అంటే ఆహ్, ఎ ఆల్మోస్ట్ టీనేజ్‌లో ఉన్నారన్నమాట. అయితే అట్లా జరిగింది. మా డ్యాడీ చాలా ఫీలయిండన్నమాట. ఎందుకంటే ఆ అక్క కూడా మా డాడీకి సొంత బిడ్డ లాగా. ఎంత బాగా చూసుకునేవాళ్ళో. అయితే "మీ అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది. నువ్వు మాత్రం ఇట్లాంటి కథలు పడకు" ఫా ఆహ్, మొత్ అని జెప్పి ముందే చెప్పేసినరు. కాబట్టి నాకంత స్కోప్ లేకుండే అంత దొరకలే గూడా యాక్చువలీ. ఒకట్రెండు ప్రపోజల్స్ వచ్చినయి. <laughs>
ఓకే. ఓకే, ఓకే. అవునవును. హుహుహు. ఓకే. <chuckles> అదేలే. ఓకే. హ్మ్. అంటే దొరుకుదా దొరకలేదు. అంటే ఏదో ట్రై చేసి దొరకలేదన్నట్టు చెప్తున్నారు.
అహా! లేదు లేదు. <chuckles> లేదు, నాకు ప్రపోజల్స్ వచ్చినయి. అయితే మనం రాగానే ఏం జేస్తాం "అమ్మో! నాకివన్నీ ఇష్టం లేదు" అని జెప్పేస్తాం గదా. వదిలేసింన్రు. అంటే పట్టు వదలని విక్రమార్కుల్లా ఎవరు ట్రై చేయలేదు. <chuckles>
ఓకే, ఓకే. హ్మ్. అవునా! ఆ! ఓకే, ఓకే. ఓకే. అందుకే దొరకలేదయితే. యెస్ ఓకే. హ్మ్.
మే బి. అది మా మా అదృష్టం అలా ఉంది. కాబట్టి హ్యాపీ. ఇంకా మ్యారేజ్ జేసుకునే ఏజొచ్చింది. స్టార్టండి. అబ్బా! హంటింగు ఇబ్ అప్పట్లో మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు గదా! ఇప్పటికి ఉన్నారనుకోండి. అయితే వాళ్ళు తోని చెప్పేట్టిన్రనమాట మా వోళ్ళు. చెప్తే ఒక ఫస్టొక అబ్బాయి వచ్చిండు వాళ్ళ మమ్మీ తోని మెడికల్ షాప్ ఉందంట వాళ్ళకి. ఆ! అయితే మెడికల్ షాప్ ఉందని జెప్పి వచ్చిర్రు. సరే ఆహ్, అట్లా వచ్చేసిర్రు. అయితే ఎంత ఆడ్‌గా అంటే నా మొదటి పెళ్ళి చూపులు నాకెంత భయమేస్తుంటది. వచ్చి కూర్చోవాలంటే. ఎంత గలీజ్‌గా చీర కట్టింర్రంటే నాకు, మనం చిన్నగా స్టెప్స్ పెట్టుకుంటాం కదా!
ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. అవును. <laughs>
మమ్మీస్ పెట్టినట్టు పెద్దగా కట్టిర్రు స్టెప్సేసి, <chuckles> ఊరు దానిలా.
మీరు తీసేసుకోవచ్చు గదా! రాదు. చీరలు కట్టుకోవడం రాదు మనకి నిజంగానే. హ్మ్.
నాకు తెలియదు. అయ్యో! నాకు పెళ్ళయ్యి 4, 5 ఏళ్ళు అయింది గాబట్టి నాకిప్పుడు నవ్వొస్తుంది. అప్పుడు ఏం తెలీదు. వాళ్ళు ఎలా రెడీ జేస్తే, అలా వచ్చి కూర్చున్నా నేను గంగిరెద్దులా. <chuckles>
కాదు. అప్పుడు ఫోటో ఏమైనా తీసుకున్నారా ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఓకే. హ్మ్.
లేదు లేదు. లేదు తీసుకోలే. అప్పట్లో అంత లేకుండే. అంటే ఇది జరిగింది. 2016, 17 టైము. <clears throat> ఆ తరువాత మళ్ళి పూలు, జడ. అబ్బా! ఛి. తరువాత బయటికొచ్చినంక లోపల బెడ్‌రూమ్ నుంచి హాలోకి తీసుకొస్తారు గదా! మా అక్కది ఇది. తీసుకొచ్చి నాకొచ్చి వాళ్ళు సోఫాలో కూర్చున్నారు. నన్ను కింద కూర్చోపెట్టిర్రు.
అవును అవునులే. ఓకే, ఓకే. హ్మ్. <giggles> అవునవును. ఓకే.

వామ్మో! ఎలోప్ అంతేనా?
అటు నుంచి అటే. ఏ డ్రెస్సు లేదు. ఓ ప్యాకేజ్ లేదు. అంతే, అంతే. ఇంక మా ప అందరింట్లో వెతికేంట ఆహ్, భలే హడావిడి చేసారంట! ఇంక లాస్ట్‌కి వీళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి మేము మేజర్స్‌కి మాకు పెళ్లి చేసుకున్నామంటే ఆ అబ్బాయి వాళ్ళింట్లో యాక్సెప్టెడే అందరు కలిసే చేసారు. ఆ ధైర్యంతోనే చేసుకున్నారు వాళ్ళు గూడా. చేసుకున్నాక మా పెద్దనాన్న
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. అసలింట్లో చెప్పిందా తను?
చెప్పలేదు. మా అంకుల్‌కి సర్ప్రైజ్!
అసలు కనీసం చెప్పి చూడాలి కదా! కాంప్రమైజ్ అవుతారో లేదో! హ్మ్.
ఇందులో మా నాయనమ్మ హస్తముంది! మా నాయనమ్మకి చెప్పిందంట. మా నాయనమ్మ అన్నదంట ఇక వీడి గురించి తెలుసు కదా, జంపైపో అన్నదంట!
ఓకె. హ్మ్.

<laughs> పాతకాలపు పెళ్లి చూపులులాగా ఉంది నాకిది వింటుంటే. హ్మ్.
అసలు నాకెంత కోపం అవును. నాకైతే ఇంకా ఆహ్, ఎత్తి చూడమన్నారు ఆ అబ్బాయిని. ఏదో అలా చూశ్న, ఒక గ్లాన్స్ ఇచ్చిన. లోపలికొచ్చేశ్న. వాళ్ళు
"లేచి అటు ఇటు నడవమ్మ" ఇవేం చెప్పలేదా? ఓకే.
<chuckles> లేదు, లేదు. లేషెళ్ళిపోయిండ్రు. ఎళ్ళిపోయినంక మంచిగా కూల్ డ్రింక్స్ తాగినారు, మిక్స్చర్ తిన్నారు. అయిపోయింది. ఫోన్ చేసి, "మాకు అమ్మాయి ఓకే, 2000000 ఇచ్చేసేయండి" అన్నారు. అసలు మా మమ్మీ షాక్.
హ్మ్, హ్మ్. హ్మ్. <giggles> హ్మ్.
ఆ! మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది. మే "నేను చేయి తీసిపెట్టినా అమ్మాయికి 500000 ఇస్తా అన్నది. ఇంకా జాబ్ చేసే అమ్మాయి కదా, మీకే కదా మంచిది" అంటే "నో, నో, నో నెగోషియేట్" అన్నారు. అయిపోయింది బిస్కిట్, సెకండ్ టైమ్ ఇంకో పెళ్లి చూపులు. ఆహ్, <smacks lips> అది అప్పుడు నేను ముందే చెప్పినా, "నన్ను కింద కూర్చోపెట్టకండి. నాకో స్టేలో చైర్ ఏదన్నా ఏయండి. ప్లీజ్. నాకిట్లా మంచిగా లేదు".
హ్మ్. హ్మ్, ఓకే. హ్మ్. <giggles> ఓకే. హ్మ్. <giggles> నాకు లైవ్‌లో నేను చూసినట్టు ఊహించుకుంటున్నా. ఓకే.
<laughs> ఆ తరువాత మళ్ళీ మా అక్క వచ్చింది. అప్పుడు చెప్పినా, "ఇట్లా నన్నొక ఊరి దానిలా కట్టకండి. ప్లీజ్ అక్క, నీకు తెలుసు కదా, మంచిగా కట్టు ప్లీజ్" <chuckles> అంటే ఇంకా సారీ మంచిగా కట్టి, మీకు ఈ జడ తెలుసా? ఎనకాల జడ కాకుండా, <chuckles> కాదు, కాదు, కాదు. మొత్తము జ జుట్టు అంతా రైట్ సైడ్ కార్నర్ డౌన్‌లో పెట్టి జడ సైడ్‌కొస్తది. <smacks lips> జడ ఎయడమే సైడ్‌కి ఎస్తారు. వెనక్కేసిన జడని ముందుకేయడం అదేదో ఏసింది జడ. మళ్ళీ ఊరు దానిలానే ఉన్నప్పుడు కూడా పెద్ద స్టిక్కర్ టిక్లీలు తెలుసా మీకు? స్టిక్కర్ స్టిక్కర్స్ పెట్టింది. స్టోన్‌ది. స్టోన్‌ది పెట్టి గోల్డ్ నెక్లెస్ ఏశ్నరు. కూర్చున్నా మళ్లొచ్చి. వాళ్ళైతే పెళ్ళికొచ్చినట్టు ఆ అబ్బాయి మమ్మీ, డ్యాడీ వాళ్ళకి ఇద్దరు అక్కలు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు 2 కార్లలో వచ్చిండ్రు. <chuckles> యాహ్! ఇంకా వాళ్ళైతే ఫుల్ క్వెషన్స్ తెలుసా? వాళ్ళకే ఇంగ్లీష్ వచ్చినట్టు, నాకు ఇంగ్లీష్ టెస్ట్ చేస్తున్నట్టు. వాట్ డిడ్ యూ స్టడీ? వేర్ డిడ్ యూ స్టడీ? <chuckles> అని చెప్పి ఫుల్ క్వెషన్స్ ఆ! డూ యూ నో హౌ టు కుక్? ఇప్పుడే ఫారిన్ నుంచి దిగినట్టు. ఆ తరువాత వాళ్ళు కూడా సేమ్ మా ఆయనకున్నదే జీతం 30000 వాళ్ళకి ముప్పై లక్షలు కావాలి అంట. వాళ్ళకన్నా ఎక్కువ, ఫస్టోళ్ళకన్నా ఎక్కువ. ఇంకా మా మమ్మీ రామ్ రామ్ అనేసింది. అంటే నెగోషియేట్ చేసేంత దగ్గరలో కూడా లేదు. ఇంకా అట్లయిపోయింది. <clears throat> <smacks lips> ఆ తరువాత థర్డ్ అండి. ఇప్పుడు మా ప్రెజెంట్ హస్బాండ్. <chuckles>
ఓకే. <laughs> పిల్లకుపుల? ఓకే, ఓకే, ఓకే. తెలీదు. తెలీదు. ఓకే. ఓకే. <laughs> ఓకే, ఓకే, ఆ! హ్మ్. హ్మ్ హ్మ్. ఓకే, ఓకే. మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. క్వెషనర్ లాగా ఉందిక్కడ. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> <chuckles> హ్మ్. అదేలే, అదేలే. హ్మ్. పోనీలే. <chuckles> థర్డ్‌కె సెట్ అయింది. అయితే ఓకే. అవును, ఈ ఫస్ట్ టూ కనీసం మీకు నచ్చిందని అడిగారా ఇది?
<laughs> అయ్ అసలు ఇది బానే పెడతా.